ఉ ఉద్యోగం వచ్చిన దగ్గర ఒక కాలేజి దగ్గరికెళ్ళి బిగ బి స్కూల్స్ అంటారండి. ఆటిల దగ్గరికెళ్ళి మాకూ ట్రైనింగ్ ఇచ్చారండి. ఓ 6 మంత్సు.
హుహు. హ్మ్. ఆహా! హుహు. ఓకె. ఉద్యోగానికి సంబంధించి.
ఆ! ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా ఉండాలి ఏంటి అని, ఇంకో 6 మంత్స్ ప్ర ఒక 6 మంత్స్
ఆహా! మాకు మీకు ఆ ట్రైనింగ్‌లో జీతం ఇచ్చారా?
ఆ! ఇచ్చారండి. ఇచ్చారు జీతం ఇచ్చారు. ఆహ్, జీతమిస్తూ మాకు, మాకు అన్నీ వసతులన్నీ ఆళ్ళే ఇచ్చి చేసారండి. తరువాత ఒక 3 మంత్సు మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్లారండి.
ఓహో! సూపర్. హ్మ్. హ్మ్. ఓకె. ఆహా! ఢిల్లీ. హ్మ్, ఓకె అండి.
ఆ! ఢిల్లీ దగ్గర హిమాచల్ ప్రదేశ్ ఉంటాది. ఆహ్, అవతల అక్కడికి తీసుకెళ్ళి మాకు ట్రైనింగ్ ఇచ్చారండి. ఒక 3 మంత్సు. ఇంకో 3 మంత్స్ ఎక్కడైతే వర్క్ చేయాలో అక్కడే ట్రైనింగ్ ఇచ్చారండి.
ఆ! ఓకె. ఓకె. ఓహో! ఓకె అండి.
అ నీ ఈ దీంట్లోని నేను మాది ఆంధ్ర, నేనెప్పుడూ ఆంధ్రా దాటి బయటికెళ్ళనని నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయానండి.
బయటికెళ్ళాలి. ఓహో! ఓకె.
నా ఉద్యోగం నన్ను ఎలా మార్చించాల్సింది. మొదటగా నేను బెంగుళూరెళ్ళానండి.
ఆహా! ఓకె. మీకు మొదటి ఉద్యోగం ఎక్కడ చేసారంటే ఏరియా ఎక్కడ?
బెంగుళూరండి. జాయినింగ్ బెంగుళూరు. తర్వాత బె బెంగుళూరు నుంచి మళ్ళీ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ఎళ్ళానండి. నా లైఫ్‌లో ఢిల్లీ చూస్తాననుకోలేదు, హిమాచల్ ప్రదేశ్ చూస్తాను అనుకోల.
బెంగ్‌ళూరు ఓకె. హ్మ్ హ్మ్. హుహు. అదే కదా! హ్మ్. ఓకె.
అక్కడికెళ్ళానండి. తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ చెన్నై దగ్గరకు వెళ్ళానండి. చెన్నై దగ్గర చేసానండి. అయితే నాకు ఎంత్
హ్మ్ హ్మ్, అంటే మీరు ఉద్యోగం పరంగానే ఇవన్నీ మిమ్మల్ని మార్చారా ప్లేసులు.
ఇదంతా నా ట్రైనింగ్ పీరియడ్ అండి 1 ఇయరు.
ఓహో! 1 యియర్ మొత్తం ఇన్ని ప్లేసెస్‌లో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, వాళ్ళే మిమ్మల్ని మారుస్తూ ఉన్నారు.
ఆ! ఖర్చులు అన్నీ ఆలయ్యెనండి.
ఓహో! ఓకె, హ్మ్.
చాలా పెద్ద కంపెనీ అండి. అయితే అప్పుడు తర్వాత 1 ఇయర్ తరువాత మాకు జాబ్ కన్ఫర్మ్ అయిందండి.
హుహు. ఓహో! అంటే మీకు 1 యియర్ ట్రైనింగ్‌లో వాళ్ళు మనల్ని చూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారేమో. నేర్చుకోగలమా, చేయగలమా అవన్నీ.
అ ఆ! లే చాలామందిని తీసేసారండి. ట్రైనింగ్‌లో ఎవరైతే బాగా చేరే వాళ్ళందరిని తీసేసారు. అయితే అప్పుడు 1 ఇయర్‌ తరువాత జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత. నేనప్పుడు, జాబ్ కన్ఫర్మ్ అయిన తరువాత నా మేనేజర్ గారిని అడిగి నేను చదువు మొదలుపెట్టానండి మళ్ళీ 2016లో.
ఓహో! ఓకే. హుహు. ఓకె. ఆహా! ఈ 1 ఇయర్ అంతా ఇంక వదిలేసారు ఎందుకంటే ఈ ట్రైనింగు అవి ఇవి సరిపోయినాయి మీకు.
రెన్ రెన్ ఆ! అప్పుడు 2016 నుంచి 2019 వరకు చదువుకున్నానండి. ఈ ఇయర్‌లో మాకు జీతాలన్నీ అంటే కొంచెం అన్నీ స్మూత్‌గా జరగవండి. కొన్ని ఇబ్బందులు, కష్టాలన్నీ వస్తాయండి. వాటన్నిటిలో అందుక కానీ నా లైఫ్‌లో ఇలా అన్నీ చేసుకుంటూ, నా జీవితం మొత్తం మార్చేసిందండి.
ఆహా! అవునండి నిజమే. వస్తుంటాయి. ఖచ్చితంగా. హుహు. ఓహ్! నిజమే అండి. అసలు నిజం చెప్తున్నా 19 సంవత్సరాల్లో అంత అంత తెలుసుకోవడం అంత కష్టపడడం అంటే, మామూలు మాట విషయం కాదండి. ఎందుకంటే అది మనం చదువుకునే సమయం కదా! వయసు.
నేను ఇంట్లో అపుల్ కట్టే ఇంకోటి అస్సలైనది. అ అ అస్సల్ అసలైన కష్టం ఏంటంటే అండి. నేను పొద్దున్నే లెగడం అండి.
ఆ!

<laughs> ఓకే.
ఆ ఆరు గంటలు 6 గంటల‌కి డ్యూటీకెళ్ళాలండి. 4 గంటలకి లేవాలండి. 4 గంటల నుంచి, 5 గంటల వరకు లేగా ఆహ్, రెడీ అవ్వాలి. 5 గంటలకు బస్సెక్కాలండి. ఆ కష్టము నా జీవితంలో మర్చిపోలెనండి. అయ్య బాబోయి! న ఎందుకంటే, ఒ ఒక మంచి యంగ్‌గా ఉన్నప్పుడండి, 4 గంటలకి లేగడం అంటే చాలా కష్టం అండది. ఆహ్
ఆహా! ఓకే. హ్మ్. ఓకే. మర్చిపోలేము. అదే కదా. అస్ నిజమే అండి. అదే కదా చెప్తున్నా అప్పుడంతా ఆ వయసంతా ఆడుతూ, పాడుతూ చదువుకొని కాలేజి‌లో టీజిల్ టీజింగ్‌లు చేస్తూ అలా చేసుకునే వయసు కదా అది.
అవునండి. కానీ నేను ఒకటి ఫీలవుతానండి, నా కాలేజి లైఫ్‌ని నేను మిస్సయ్యానా అని ఫీలవుతానండి.
అంటే, మీరు ఆద్ ఉద్యోగం కంటిన్యూ‌గా చేసుకుంటూ, ప్రైవేట్‌గా రాసారా డిగ్రీ?
ఆ! అవునండి. ప్రైవేట్‌గా రాసాను. కానీ నేను అనుకుంటాను ఇంకోటి అనుకుంటానండి. ఇప్పుడు ఎవరైతే డిగ్రీ చేసి బయటికొచ్చిరో ఆళ్ళకి ఉద్యోగాలు లేవు. నా చేతిలో ఉద్యోగం ఉందనుకుంటారండి.
ఓహో! హ్మ్. ఉంది. నిజమే ఆ టైంలో మీకు రావటం కూడా, మ గొప్ప పని కూడా గొప్ప విషయం గూడా.
అవునండి. ఇలాగ 2 ఆహ్, అయితే తర్వాత ఇంట్లో నేను సపోర్ట్ చేయడం, తర్వాత ఇన్ ఉపయోగపడడం, అనుకోకుండా నేను బాగా నాకు కంటిన్యూయస్‌గా సాలరీ రావడం, బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇవ్వడం, ఇలాగ నాకు జీవితాన్ని మర్చిపో అయ్య బాబోయి! నేను అసల నేను ఒక 5,000 నా సొంత డబ్బులు చూస్తానా అనుకునేవాడినండి. అలాంటిది నా దగ్గర సడాల్‌గ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజన్ చూసానండి నేను. ఎంత కావాలంటే అంత్
హ్మ్. హుహు. హుహు. హుహు. అదే కదా! అది. హ్మ్. <giggles> ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆనందపడి ఉంటారండి. ఆ టైంలో మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే నిజంగా ఎంత హ హ్యాపీగా ఫీలవుతారో.
అప్పుడండి ఆ! అవును. కంపెనీ కూడానీ తెల్ కొన్ని తెలియకుండా సర్ప్రైజ్ గాను, బోనస్సిచ్చిందండి ఒకసారిగా 20,000 ఇచ్చిందండి. అప్పుడు కూడా
అబ్బా! అసలు మాములుగా ఆనందం ఉండదు అప్పుడు మనకి.
అయితే, ఇయన్నీ చూసి అబ్బో! ఆహ్, ఇ ఏంటండి అసలు ఏం ఎక్కువ ఉందా జీవితం అనుకున్నానండి. తర్వాత 2020 వరకు అక్కడ చేశానండి ఒక 5 ఇయర్స్ చేశానండి.
హ్మ్. 5 సంవత్సరాలు. ఓకే.
చేసిన తర్వాత, ఇంకా మనకి చాలులే ఇక్కడ, మనం వేరే చోటకి ఎళ్దాము, వేరే చోట చేస్తాము అని అనుకున్నా కానీ, అక్కడికె
హ్మ్.
ఇక్కడ నేను నేర్చుకున్న నా మొదటి ఉద్యోగం అండి. నేను ఎక్కడికెళ్ళినా సరే, నాకు ఉపయోగపడుతుందండి.
హ్మ్. హుహు. ఉపయోప ఆ! ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు దాని మీద ఆ ఎక్స్‌పీరియన్స్ తోనే, దాని బేస్డే మళ్ళీ వేరేది చూసుకున్నారా ఉద్యోగం?